అయితే వాళ్ళు వినకుండా లేదు, లేదు, ఈరో ఇప్పుడే వెళ్ళాలి. మాకు పనులున్నాయని చెప్పేసి, కొంచెం హడావిడి చేసారన్నట్టు వెళ్దామని జెప్పేసి.
హ్మ్. అయ్యో! అహ! అంటే, ఎంత దూరమండి? ఎటువైపు నుంచి? అంటే, ఎక్కడికెళ్ళారు మళ్ళీ, మళ్ళీ తిరుగు ప్రయాణం ఎక్ ఎటు సైడ్‌కి? అంటే, అక్కడ ఎటువంటైన అడవి గాని, లేదంటే కొండ ప్రదేశాలు
ఆ! హ్మ్. మొత్తం అహ! కొండ ప్రదేశాలు, అడవి అది మొత్తం. అడివి అంటే, అమ అమానుష్య ప్రాంతమంటే, ఆ సమయంలో అక్కడ ఎక్కువగా వాహనాలు తిరగట్లేవండి. మా ఊరు నుంచి, మా నేను మేము జాబ్ జేస్తున్న సిటీకి బయలుదేరాము ఇంక మేము.
హ్మ్, హ్మ్, హ్మ్, హ్మ్. హూహూహుహు.
అట్లన్ అయితే, మార్గ మధ్యలో మాకూ కారొక దగ్గర, కార్ టైప్ బ్లాస్ట్ అయిపోయిందండి. ముందల టైరు. ముందర డ్రైవర్‌ సైడ్ టైరు ప పగిలిపోయిందది. అన్‌ఫార్చునేట్‌గా ఒక వి చిన్
హ్మ్. అయ్యో! అత్ అబ్ అమ్ పూర్తిగా పగిలిపోయిందా? అయ్యో! ఆ!
ఆ! పూర్తిగా పగిలిపోయింది. ఆ! అసలు గెవ్ వ కార్ కంట్రోల్ కావట్లేదు. ఫుల్ స్పీడ్‌లో, ఒక 100 100, 80 స్పీడ్‌లో ఉన్నాను నేను.
అమ్మో! మీరేనా డ్రైవింగ్? <chuckles> అయ్యో!
ఆ! <chuckles> నేనే. యాక్చువల్‌గా వేరే వాళ్ళెవరైనా ఉంటే, నాకంత కాన్ఫిడెన్స్ ఉండదు. మీరు జెప్పినట్టు. నేన్ నేను మాత్రమే డ్రైవింగ్ జేస్తే, నాకు నేనో ఒక నమ్మకం ఉంటుంది. లేకపోతే, వేరే వాళ్ళెవరో డ్రైవింగ్ జేస్తుంటే, అలాగే పక్కన కూచ్చోడం నా వల్లే గాదసలు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హూహూహు.
అలాగే నేను కొంచెం ఆహ్, ఆస
అ అంటే, బోర్ ఫీలవుతారనమాటయితే. <chuckles>
అహ! బోర్ ఫీలవుతాను. ఈడి దీసుకెళ్ళి దేనికన్నా <chuckles> ఆ! <laughs>
అద్ ఇష్టం మీకు డ్రైవింగ్. అహ! ఖుయు ఎదుటి వాళ్ళ మీద కొంచెం నమ్మకం తక్కువనమాట. ఓకే. అర్ధవైంది.
తక్కువ. నా నా డ్రైవింగ్ మీద నాకు కొంచెం నమ్మకం. ఆ! వేరే వాళ్ళకి గూడా. నా డ్రైవింగ్ అంటే కూడా ఎంజాయ్ చేస్తారు మా ఫ్రెండ్స్ గూడా. అయితే, ఆ రోజు అనుకోకుండా నేను డ్రైవ్ జేస్తున్నాను. అసలొక గుంతలో పడి, కార్ ముందర టైరు పగిలిపోయింది. అటుగా ఒకా కారొస్తుందండి. దాని మీదకి దూసుకెళ్ళిపోతూ ఉంది మా కారు. ఆ స్పీడ్‌లో.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <sucks teeth> ఆహాహా! హ్మ్. వామ్మో! <smacks lips> అయ్యో! ఆహ్, కంట్రోలవ్వదు కదా, అట్లా అయెన్ సడెన్‌గా అంత స్పీడ్‌లో, డ్ బ్లాస్ట్ అయితే, కార్ టైర్ పగిలిపోతే.
ఓహ్! ఇలాగ హ్మ్. అవదు. అవదు. ఒకటే సైడ్ లాకెళ్ళిపోతుంది నన్నసలది. <chuckles> ఆ! బ్ 'రారా, రారా, నా పక్కన కూచో' అని ఒక యాడుంటుంది కదా! అలా.
అమ్మో! హ్మ్. ఆ! <laughs> ఓకే. ఓకే. ఆ!
అలాగ. అలాగ ఒక సైడ్‌కి లాగేసిందసలు కష్టపడి, ఒక ఏమంటారు? మనకి ఎడ్ల బండంటాం గదా!
అవునవును.
ఎడ్ల బండిని ఇలా లాగుతాం మనం, ఆ తాళ్లు బట్టుకుని ఎడ్లని? అల్ ఆ!
హ్మ్. పక్కకు లాగి పడేస్తుంది. ఎటైతే టైరు ప్ న్ బ్లాస్ట్ అయిందో, అటు సైడ్‌కి లాగుతుందా?
హ్మ్. ఎక్కువ లాగుతుంది అటు. ఊగుతుంది మొత్తం ష హ్యాండ్ న స్టీరింగ్ కూడా నా చేతిలో.